కచ్చితంగా చెప్పాలంటే అండి మీకు గుత్తొంకాయ మీద ఒక పాటుంటుందండి. చిన్నప్పుడు వంకాయ మీద. అంటే నేను బ చాలా చిన్నోడినిండి. నాకది చూసి ఏంటిది ఇలాగ అనుకున్నానండి. ఏంటంటే అదేనండి ఒక పాటుంటుంది చూసారా? ఆహా! ఏమి రుచి, తినరా మైమరచి, రోజు తినాలిది మోజే తీరనిది అనేసి ఒక పాటుంటుందండి <smacks lips> వంకాయ కోసం. ఆ!
గుత్తి వంకాయ? ఆ! ఆ! హ్మ్. ఆ! అవునవును. ఆ! అవును ఉంది. ఉంది. విన్నాన్నేను కూడా.
ఆ పాట <chuckles> నాకు అదేంటంటే అండి ఆ పాట మొత్తంలో గుత్తొంకాయొండుకొని తినేస్తు ఉంటారండి. నేనాపాట చూసి <smacks lips> మా ఇంట్ అంటే నేనప్పటికి వంకాయలు అవి తినడం అది నాకు చాలా బా అలవాటండి. అయితే నేనా ఆ వ ఆ పాట చూడగానే మా అమ్మకెళ్లి చెప్పాను. అమ్మ, అమ్మ నాకది కావాలంటే మా అమ్మ అప్పటికి ఇంకా వం వంట ఆల్రెడీ ఏదో చేస్తుందండి. అంటే మంచి కూర ఏదో తయారు చేస్తుంది. బంగాళదుంప కూరో ఏదో. అలా పక్కన పెట్టేసి, నేనన్నాను కదా! అని చెప్పేసి అది వండుతూనే నాకోసం ఎళ్లి వంకాయలు తెచ్చి చక్కగా గుత్తొంకాయ కూరొండిందండి మా అమ్మ.
హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అబ్బబ్బబ్బా! ఎంత మంచి అమ్మగారండి మీకు. అదే మా అమ్మని పాట విని కూరండమ్మా అంటే మెడెంబడి <chuckles> పెట్టి కొడుతుంది. ఆ!
నిజంగా నండి. <laughs> అయితే నాకు నిజంగండి. ఇప్పటికి ఆ పాట గాని మాకు ఒచ్చిందనుకోండి టీవీలో. ఖచ్చితంగా ఆ మెమరీ మాత్రం మేము గుర్తు చేసుకుంటామండి. ఆ జ్ఞాపకాలనేవి మాకొచ్చేస్తాయి. ఏంటంటే <smacks lips> అరేయ్ నాన్న మా అమ్మ అంటుంటారు. "నీకు గుర్తుందా? చిన్నప్పుడు ఈ పాట చూసే నువ్వు నన్ను కూరొండమంటే నీకు వెంటనే వండాను." అంటే అమ్మ నిజం అమ్మ. నాకు ఆ కు వంట తినడం పక్కన పెడితే ఆ రుచి కూడా నాకు ఇంకా మనసులో ఉండిపోయిందండి ఆ పాట ద్వారా.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. అంటే ఇంకా పాట టీవీలో వచ్చినప్పుడల్లా అమ్మ కూరొండు, అమ్మ కూరొండు అనే వాళ్ళా ఏంటి?
అలా <chuckles> అలా లేదండి. కానీ ఎందుకో ఆ పాట చూసినప్పుడు ఖచ్చితంగా నా చిన్ననాటి జ్ఞాపకాలనేవి చాలా గుర్తొస్తూ ఉంటాయండి. <smacks lips> అలా చాలా ఉన్నాయండి బాబు నాకు. నెక్స్ట్ మీకు నేను ఎక్కువగా టీవీ ప్రోగ్రామ్స్ కూడా బా ఎక్కువ చూసేవాడినండి. మనకి
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. ఏదో ఒక ప్రోగ్రాం జెప్పండి.
ఆ! ఇప్పుడు కార్టూన్ గాని, జెట్‌ఎక్స్‌ల్లో గాని చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి. మనకు టామ్ అండ్ జెర్రీ కానీ, లేదు అంటే పవర్ రేంజర్స్ కానీ, ఆహ్, బెన్టెన్ కానీ, పోకేమాన్ కానీ, లేదంటే కరేజ్ డాగ్ అనేసి పవర్‌పఫ్ గర్ల్స్ అయితే సూపరండి. <smacks lips> మెయిన్ అంటే అక్కడ చెప్పాలంటే ఆడపిల్లలు కదండీ మూడును, కానీ నేను, మా అక్క, నేను, మా అన్నయ్య ముగ్గురం మూడు క్యారెక్టర్లు తీసుకునేవారమండి.
హ్మ్. బెన్‌టెన్. హ్మ్. పవర్ పఫ్ గర్ల్స్. అవును. హ్మ్. హ్మ్. అవును.

నిజంగా నండి బాబు. ఆళ్లు డైరెక్ట్‌గా అందరు వచ్చి నీ వల్లే ఇలగే అయింది. లేపోతే బా వచ్చుద్ది అది ఇది అన్నారు. అప్పటికది కనీసం నీరు కూడా ఉడకట్లేదు. అరగంట అయిపోయింది. కానీ అది ఆళ్లు పట్టిచ్చుకోట్లేదు. ఆళ్ళు ఏదో స్ ఏంటి 4, 5 అగ్గిపెట్టెలు అయిపోయండి. కానీ అది అవ్వట్లేదు. అయితే
హ్మ్. ఆ! అవును. హ్మ్. మీకసలు అన్ని అగ్గిపెట్టెలు ఎవరు ఇచ్చారండి బాబు! <chuckles>
ఏం లేదండి. ఎవరి ఇంటిల్లో వాళ్ళు తెచ్చేయడమే. ఇంకేం లేదక్కడ. అంటే ము ముందు రోజే అనుకున్నాం మాట. ఏంటంటే, అగ్గిపెట్టెలు ఇలా తెచ్చుకోవాలి. ఆ బియ్యం తేవాలి, ఆ నీరు తేవాలి. అదే నీరనేవి మా ఇంట్లో ఉంటయి. అయితే మా ఇంట్లో కొంచెం సహకరించేవారండి ఇలాంటాటిలకి. అయితే కొన్ని కొన్నెక్కువ ఐటెమ్స్ మేము ఇచ్చాం. అలా అందరం తెచ్చుకున్నాం. కానీ అది పోయింది. అయితే మా మేనత్త చూసి ఏమైందమ్మా అంటే, అత్త ఇలా మొత్తం పోయాయన్నానంతే. "ఏహ్! ఉండండొక్క నిమిషం చెప్తానని" జెప్పేసి మా అత్తెళ్ళిపోయి చక్కగా ఈ మామిడికాయేసి మీకు చక్కగా పులిహోర ఉంటుంది మీరు గమనించే ఉంటారు. <smacks lips> ఈ దబ్బకాయ పులిహోర, మామిడికాయ పులిహోర అలా ఉంటుంది గదా!
హ్మ్. బావుంది. బావుంది ఈ ప్లాన్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును, అవును. హ్మ్.
చక్కగా మామిడికాయ పులిహోర పుల్ల పుల్ల‌గా భలే ఉందండి! చక్కగా తేసి తెచ్చి బంగాళదుంప పిట్ అంటారు. <smacks lips> ఆ బంగాళదుంప కొంచెం స్మాష్ చేసి ఒక మంచి కూరలా చేస్తారు. అది చేసి చక్కగా మాకు పెట్టారండి. ఒక మంచి జ్యూసు‌ల్లాంటివి చేసిస్తే, నిజంగా అది కూర్చొని ఆ పాట పాడుకుంటూ మళ్ళీ తిండం మొదలు పెట్టామండి అందరివీని.
హ్మ్. ఆ! ఆ! ఆ! ఆ! అబ్బబ్బబ్బబ్బా! ఎటు అక్కడైతే పోయింది. ఇక్కడ అత్తయ్య ఎంచక్కా ఆ! మామిడికాయ పులిహోర తెచ్చిచ్చేసరికి మళ్ళీ మొదలు పెట్టారనమాట.
మళ్ళీ మొదలుపెట్టాం. తింటూ పాడుతున్నాం అండి. అంటే మా అత్తన్నారు, "అరె! తినేశాక పాడండి. తర్వాత పోనీ పాడుకోండి" అంటే, అచ్చ తినుకుంటూ, పాడుకుంటూ, నవ్వుకుంటే మా అత్త కూడా నవ్వేసెళ్ళిపోయారు. అలా చాలా ఎక్కువ పాటలు. నెక్స్ట్ మీకు "నాని" సినిమాలోని అమ్మ కోసం ఒక పాట ఉంటుంది చూశారా? అంటే ఇది కొంచెం నేను పెద్దయ్యానండి. మరీ చిన్నోడిని కాదు. హై స్కూల్ ఏదో ఉందా! సమ్‌థింగ్ గంతే. అదే. కొంచెం మినిమమ్ నాలెడ్జ్ అయితే ఉందండి. ఆ సమయంలో మీకు నాని పాటుంటుంది చూశారా? పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాట్ 'నాని' అండి. 'నాని' సినిమా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్. హ్మ్. ఏం పాట? అది నాని పాట. "నాని" సినిమాలో పాట. నే నాని అంటే నాని హీరోలో పాటేమో అని ఆలోచిస్తున్నాన్నేను.
ఓకె. కాదండి. మహేష్ బాబు గారి "నాని" సినిమా అండి.
హ్మ్. ఓకె, ఓకె. అవును. బావుంటుందా పాట గూడా. హ్మ్.
ఆప్ ఆ పాట నే చాలా దారుణంగా పాడేవాడిని. మా అమ్మని ఇంప్రెస్ చేయడానికి ఎక్కువగా పాడేవాడినండి.